అంటే ఆన్‌లైన్‌లో ఎప్పుడన్నా కొంతమంది అసలు వాళ్ళేంటంటే అసలు ఏది పెట్టరు. అంటే ఇమేజ్ గాని ఏది పెట్టరు. వాళ్ళకి ఇష్టం ఉండదనమాట యాక్చువల్‌గా అలాంటి వ్యక్తులు ఉంటారు. కొంతమందేమో ఫేక్‌గా. అంటే వాళ్ళది కాపోయినా ఎవరితో ర్యాండమ్‌గా పర్సన్‌ది పెట్టేస్తారు. లేపోతే ఒక అందమైన ఇప్పుడేంటంటే ఇప్పుడు కొంతమంది ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. వాళ్ళ ఏంటంటే అమ్మాయి పిక్చర్ పెడతారు. అమ్మాయి పిక్చర్ పెట్టేసి ఒక అబ్బాయికి ఏంటంటే ఫాలో రిక్వెస్ట్ పెడుతూ ఉంటారనమాట. పెట్టేసేసి అతను కాని యాక్సెప్ట్ చేయగానే. ఇంగ మెసేజ్ స్టార్ట్ చేస్తారనమాట. ఆ మీ పేరేంటి? ఏం చేస్తుంటారు? అది ఇది అని 2 డేస్ నమ్మకంగానే మాట్లాడతారు. థర్డ్ డే ఏం చేస్తారంటే? నేనొక నాకొక అర్జెంట్ అవసరమయ్యింది. మనీ అవసరం ఉంది. నేను హాస్ నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు కొంచెం అర్జెంట్‌గా మనీ
హ్మ్. అవును. అవును. చాలా జరుగుతున్నాయి గదా! అవును. ఓకే. <chuckles> ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి బాలేదో.
ఆ! చెప్పేస్తారన్నమాట. ఈ అబ్బాయి ఏం చేస్తాడు. పాపం అమ్మాయేమో గావొచ్చు, నిజమే గావొచ్చు, కష్టాలో ఉంది గావొచ్చు అనిజేసి అతను మనీ సెండ్ చేస్తాడు. తను చెప్పిన క్యూఆర్ కోడ్‌కి తను మనీ స్కాన్ చేసి పంపిస్తాడు. ఆ తరువాత మనీ ఏమ్మటే బ్లాక్ చూడండి. ఇలాంటివన్నీ మోసాలన్నమాట. ఎక్కువగా ఇంద ఫ్రాడ్ జరిగేదంతా మనీ గురించి ఎక్కువ జరిగేది. ఆ తరువాత కొంతమంది ఏంటంటే అమ్మాయిలాగానే మాట్లాడుతుంటారు. హ్మ్. ఇద్ ఇద్దరు ఇంకొక అమ్మాయితో‌న్ని మాట్లాడుతుంటారన్నమాట యహ్! ఇతనబ్బాయి యాక్చువల్‌గా కానీ అటు అవతల ఉన్న వ్యక్తి గూడా ఏంటంటే, ఇతను అమ్మాయే కదా! అని జెప్పేసి ఈ అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉంటుంది. కానీ యాక్చువల్‌గా ఏంటంటే? హ్మ్. మాట్లాడు
అవును. ఓకే. వెంటనే బ్లాకా? అయ్యో! హ్మ్. అవును. ఓకే. ఓహ్! అమ్మాయి అనుకోని మాట్లాడుతూ ఉంటే కానీ తీరా చూసేటప్పటికి అది అబ్బాయి. సో వాడు ఆహ్, ఆహ్, వేరే అమ్మాయి‌లాగా ఇంపర్సనేట్ చేసి మాట్లాడుతున్నాడు అని.
అబ్బాయి. యస్, యస్. అవును. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే? తన పర్సనల్ డేటా అంతా ఇగ తీసుకుంటూ ఉంటాడన్నమాట ఎప్పటికప్పుడు. అంటే ఫోటోస్‌గాని లేపోతే ఆ! కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! అవన్నీ తీసుకొని ఆ తర్వాత ఆహ్, వాల్ వాళ్ళకి నచ్చిన విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటారు. మళ్ళీ మనీ కోసమో లేపోతే ఇంకా వేరే అవసరాల కోసం మళ్ళీ బ్లాక్‌మెయిల్ చేయడం. ఇలాంటి మోసాలనమాట ఎక్కువగా. సో ఇలాంటి మోసాలు అంటే ఒక మనిషిని గనక మనం ట్రస్ట్ చేయాలంటే గనక. అతను జెన్యూన్‌గా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కొన్ని కొన్ని ఫోటోస్ అనేది పెడుతూ ఉంటాడు తన అకౌంట్‌లో. సో దానికి దా దానికింద వచ్చే కామెంట్స్ కూడా చూడొచ్చు మనం. అంటే జెన్యూన్‌గా ఉందా? లేదా? ఈ కామెంట్ చూడొచ్చు. హ్మ్.
ఓకే. హ్మ్. అవును. <giggles> అవును. అంతే. ఓకే. అంటే యూజువల్‌గా ఎలాంటి కమ్యూనిటీలు సింగింగ్ కమ్యూనిటీ, డాన్స్ కమ్యూనిటీ, ఇలా సెపరేట్ కమ్యూనిటీలుంటాయి. ఇప్పుడు డిస్కార్డ్ అనే ఒక యాప్ ఉంటది. దానిలో రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. కామెడీ, లైఫ్ స్టైలు, జిమ్ము, ఫిట్నెస్ ఫ్రీక్స్, డాన్సర్స్, సింగర్స్ ఇట్లా అలా ఏ టైప్ ఆఫ్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవుతారు?
యస్. హ్మ్. యస్. అవునండి.